ఫస్టు సీరియస్‌గా ఎళ్లి, దాన్ని జోక్‌గా మార్చాలంటే ఆ అనెక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుంది చూడండి, అది ఇవ్వాలండి.
ఆ! అంటే, <chuckles> నిజంగా చాలా బా చెప్పారు. ఏంటంటే ఆహ్, ఈ మనం యాక్షన్ సినిమాల్లో, లేకపోతే థ్రిల్లర్ సినిమాల్లోనే ఉంటాయి సస్పెన్స్‌లు <chuckles> మీరు కామెడీ దాంట్లో కూడా, దీంట్లో అంటే ఒక సీరియస్‌గా తీసుకెళ్ళిపోయి, సడెన్‌గా ఇది ఇది కామెడీలో తీసుకొచ్చేసారు. అదే అది చిన్న పిల్లాడి జోకైనా సరే, మీరు తీసుకొచ్చిన విధానం ఇది ఏదైతే ఉందో దాన్ని ఏదో అంటే కథనం అంటార దాన్ని?
అవును. అవునండి. అవునండి. అవునండి. దాన్ని కథనం అంటారండి. ఇప్పుడు 'భాషా' ఫార్ములా అని ఉంటదండి, మన తెలుగులో. అంటే, ఫస్ట్ వాడు ఆటో డ్రైవర్ అండి. సడెన్‌గా కట్ చేసి చూస్తే, వాడొక పెద్ద డాన్ అండి.
ఓకే. అది ఏదైతే వు ఓకే. ఓకే. ఓకే. అవునవునవును.
'ఇంద్ర' సినిమాలో ఒక టాక్సీ డ్రైవర్ అండి. సడెన్‌గా కట్ చేసి చూస్తే, పెద్ద ఫ్యాక్షనిస్ట్. ఇప్పుడు 'పోకిరి' సినిమా ఉందనుకోండి, వాడు అల్లరి చిల్లరిగా తిరిగే ఒక పండుగాడు కట్ చేసి చూస్తే, కి కృష్ణ మనోహర్ ఐపీఎస్ అండి.
సడెన్‌గా చూస్తే ఫ్యాక్షనిస్టు. లాస్ట్‌లో పోలీసైపోతాడు. ఆ! అవును.
సో, ఆ ట్విస్ట్‌కే జనాలు నచ్చుతాడు. ఆ సినిమాలు హిట్ అవుతుంటాయి. సో, మనం ఏదైనా చెప్పాలనుకుంటే, మన పాపులర్ ఒపీనియన్స్ కూడా ఇట్లా బ్రేక్ చేసుకోవచ్చండి.
అవును. అవునవును. నిజమేనండి. ఓకే.
సో, మనకేంటంటే కం ఫస్ట్ కంప్లీటావ్ ఒక చెడ్డవాడిలాగా చూపించి, మంచి వాడిలాగా చూపించడం. ఇట్లా చేసామనుకోండి ఆ ట్విస్ట్ ఫీలావుతారండి. ఒక సీరియస్‌గా చూపించి, కామెడీ చూపించడం ఇట్లా చేసారనుకోండి, ఆ ట్విస్ట్ ఫీలావుతారండి.
ఆ! ఓకే.
సో, మొదటి నుండి అంత ఎక్స్‌పెక్టెడ్‌గా ఉందనుకోండి, నేను జోక్ చెప్తున్నాను, జోక్ చెప్తున్నాను అనే టైప్‌లో ఎక్స్‌పెక్టెడ్‌గా ఉందనుకోండి
వాడు ఇంకా ఎక్కువ హైప్ తెచ్చేసుకుంటాడు. ఇప్పుడు మనకొచ్చిన సినిమాలు కూడా, అంతే ఇగా ఫుల్లు హైప్‌తో తీసుకొచ్చేస్తారు. లాస్ట్‌కేమో మనం అనుకున్న హైపుండదు, సినిమా ఫ్లాపు.
అది తెచ్చేసుకొని అక్కడా ఆ! తే ఆ! ఆల్ ఫస్ట్ హాఫ్ ఏదో అనుకున్నాను‌రా సెఫెండ్ సెకండ్ హాఫ్ తుస్సైపోయింది‌రా అంటారు.

ఓకే. ఆ!
లేకపోతే, అమ్మాయి అక్కడ వైట్ చేస్తున్నా వీడు వెళ్ళలేకపోతాడండి. వేరే ఏదో సడెన్‌గా పని పడడం వల్ల.
ఓకే. అన్నీ రకాలుగ మీరు చెస్ బోర్డ్‌లో ఆహ్, హ్మ్, ఏదైతే మనకి మూవ్సుంటయ్ అన్ని రకాలుగా మీరు ఆ ముందు ఆలోచించుకొని పెట్టుకుంటారన్నమాట.
సో, ఇలా రకరకాల పెర్ముటేషన్ కాంబినేషన్‌లో రాయొచ్చు ఇదే సిట్యుయే హ్మ్. పెట్టేసుకుంటాం అన్నమాట. అంటే ఇన్ని రకాలుగా దీన్ని చేయొచ్చనేసి.
ఓకే. ఓకే.
సో, మనం ఒక కథ రాస్తున్నప్పుడు, మనం అవన్నీ తిరగేస్తున్నప్పుడు, మనకిక్కడ ఈ పాయింట్ నుండి, ఇద్‌తి ఇద్ ఇది తీసుకోవచ్చు. ఆ పాయింట్ నుండి ఇది తీసుకోవచ్చు అని మనం, ఈజీ‌గా వచ్చేస్తుందన్నమాట మనకి.
ఓకే.
సో, అట్లా ఏంటంటే, ఎడ్ కేవలం డైరీ అంటే, ఈరోజు టు డు టి టు డు లిస్ట్‌లాగా రాస్తారు చాలామంది. ఈ రొ ఈ రోజు ఇలాగయ్యింది. లేకపోతే, రేపు ఏ, ఏ పనులు చేయాలి. అక్కడ టు డు లిస్ట్ దగ్గర ఆగిపోకూడదండి. మనం సంభాషణలతో సహా, వాళ్ళ రియాక్షన్లుతో సహా, ఫేసియల్ రియాక్షన్‌తో సహా రాయాలి.
అవును. అవును. అవును. ఓకే. ఓకే. ఏటంటే, మీరు డైరీ ఓపెన్ చేయంగానే పొద్దున్నుంచి, సాయంత్రం వరకు ఆ డైరీ రాసే వరకు, జరిగింది మొత్తం దాంట్లో అన్నీ నోట్ చేస్తారనమాట. ప్రతి డైలాగ్‌తో సహా.
ఆ! లాస్ట్ వన్. ఇప్పుడు పొగడ్డం అనుకో ఆ! డైలాగ్. ఇప్పుడు డైలాగే కాదు డైరె పొగిడామనుకో మాములు సీరియస్‌గా పొగిడామా, లేకపోతే నవ్వుతూ పొగు పొగట్టంలో కూడా రకరకాలుంటాయండి మళ్ళీ. ఆ వేరియేషన్ కూడా ఉంటుంది అందులో. పెర్ముటేషన్ కాంబినేషన్. కొంతమంది పొగిడితే వెటకారంగా అనిపిస్తుంది. అప్పుడు మనకి అపోజిట్ అవుతుంటదీ. ఆ! అ
ఆ! వచ్చే రియాక్షన్ కూడా. అవును. అవును. అవును. అవును. అవును. వెటకారంగుండిద్ది, వ్యంగ్యంగా పొగుడుతారు ఊరికే. అవును. కొంతమంది నిజంగా మనస్ఫూర్తిగా పొగుడుతారు.